ఓకే.
ఆహ్, ఒక సబ్జెక్ట్‌లో ఉండిపోయానండి. <smacks lips> అంటే, ఒక ఫ ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో ఉండిపోయాను, కానీ అలాగా అది కొ కొన్ని రోజులు బాధించింది, కానీ అదే టైమ్‌కి నేనెచ్చి, నాకు చాలా వ ఇదొచ్చి, పట్టుదలొచ్చీ బ్యాంక్ ఉద్యోగం రాశానండి.
హుహు. హ్మ్. హుహు. ఓహో! హ్మ్. హుహు. ఓహో! సబ్జెక్ట్ ఉన్నా గానీ బ్యాం‌కుద్యోగం రాశారు.
ఆ! ఆ! ఉన్నా కూడా. <smacks lips> నేనంటే, ఉన్న డిగ్రీలో జరిగింది. అది ఉన్నా కూడా నేను ఇంటర్ క్వాలిఫికేషన్‌తో అది చాలా పాజిటివ్‌గా తీసుకుని, నాకొచ్చిన ఈ అనవసరంగా ఒచ్చిన దీని వల్ల నేను ఏదైనా సాధించాలి ఒక పట్టుదలతో, నేను బయటపడాలి అనే ఉద్దేశ్యంతో ఓ బ్యాంక్ టెస్ట్ రాశానండి. ఆ బ్యాంక్ టెస్ట్‌లో ఎంతో లక్షల మందిలో, నేను ఒకడినిగా సె అంటే, 1800 సెలెక్ట్ చేసారప్పుడు. అందులో నేనొకడు ఉండడం నాకు చాలా ఆనందవేసిందండి. అంటే, ప్రతి
ఆహా! హ్మ్. హుహు. ఓకే. హుహు. హుహు. ఓకే. హుహు. నిజ చాలా చక్కనైనా ఆలోచన అండ్ చాలా మంచిగా చదివి కష్టపడి చేశారండి మీరు.
అవునండి. ఆహ్, లేక బ్ అంటే, అప్పుడూ వాళ్ళు ఆత్మ పరీక్ష మళ్ళీ చేసుకున్నారు. ఆత్మ విమర్శ చేసుకున్నారు. అయ్యో! ఈడినేంచి ఇంతలాగా అందరూ మనం విమర్శించాము, కానీ వీడి దాంట్లో ఉన్న పొటెన్షియల్ అంటే, వాడిలో ఉన్న మంచి గుణాలు మనం అబ్జర్వ్ చెయలేదు అనే ఆ విధంగా గుర్తించారండి. నా నా తాలూకా ఉన్న మంచి పా హ్మ్. పాజిటివిటీని వాళ్ళు అర్థించారు.
హ్మ్. హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అదే కదా! హుహు. గుర్తించారు. హ్మ్. హ్మ్. నిజమే అండి. నిజమే. మరి తర్వాత మీరు ఇది కంప్లీట్ చెయడము, అదంతా మళ్ళీ జరిగిందా?